ఓకే. మరి ఆఫీసెస్‌లో కూడా మనకేంటనండి అంటే ఫార్మల్సనేవి ఫాలో అవ్వాలి అని అంటారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఫ ఆఫీస్‌లో కూడా ఒక్కొక్క స్టేజనేది ఉంటుంది. ఇప్పుడు మేనేజర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు బ్లేజర్స్ అనేవి వేసుకుంటారు. సీఈవో కానివ్వండి ఎ మనకి ఈ సీఈఓ కానివ్వండి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లేజర్స్ అనేవి వేసుకుంటూ ఉంటారండి. సో, కొ మనకి కొంచెం కింద వాళ్ళకొస్తే నార్మల్‌గా ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్మల్స్ అనేవి వేసుకెళ్తూ ఉంటారు. మరి ఇవెందుకు పెడుతూ ఉంటారంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మనకి ఆహ్, అలాగే అంటే సి మీరు ఇందాక అన్నట్టు సీఈఓస్‌ వాళ్ళు కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు మీటింగ్స్ గాని వా అలాంటి వాటికి అటెండయినప్పుడు వాళ్ళ దుస్తుల్ని గూడా చూస్తారు. అవతల వాళ్ళని కలిసే వ్యక్తి గాని లేకపోతే వాళ్ళ తోటి ఆహ్, మనకి ఏదైతే అంటే ఆ బిజినెస్ డీల్స్ గానీ ఇలాగ జేసే వాళ్ళందరూ గూడా కొంచెం ఆ ఫార్మల్ డ్రెస్ ఆ సెన్స్‌లోనే ఉంటారు గదా! ఎక్కువగా. మనకి అంటుంటారండి చాలామంది గూడా. మనం ఎలాగంటే మనం డ్రెస్ అయిన విధానాన్ని బట్టి చెప్పేయొచ్చంట అవతలి మనిషి ఎ ఎలాంటి వాడో, లేకపోతే ఆహ్, మైండ్ సెట్ అనేది గూడా మనకి చెప్పేస్తూ ఉంటారు చాలామంది గూడా.
ఓకే. హ్మ్. అవును. అవునండి. ఓకే. హ్మ్. అవును. ఆ! అవునండి నిజమే. లేకపోతే మనం కూడా ఎ ఒక మేనేజర్‌ని కూడా మనము ఫైండ్ ఔట్ చేయాలంటే, మనము ఒక్కొక్కసారి ఇప్పుడు మేనేజర్ బ్లేజర్ ఎసుకోలేదనుకోండి ఆ! బ్లేజర్ ఎసుకోకపోతే, మనం కూడా మేనేజర్ దగ్గరికే వెళ్లి ఇక్కడ మేనేజర్ ఎవరండి అడిగే అవకాశం కూడా ఉంటూ ఉంటుందనమాట. తేడా తెలియకపోతే అవును. మీరు చెప్పింది కూడా కరెక్టే అండి. అయితే మనకిప్పుడు కూడా ఏంటి అనంటే అండి ఇంటర్వ్యూస్‌లో కూడా కొంచెం గ్రూమింగ్ అనేది కూడా ముఖ్యం అనమాట. అదేమన్నా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెంచుతుందంటారా? అంటే మనం మంచి డ్రెస్ వేసుకోవడం వల్ల వె అవతలి వ్యక్తి కూడా మనకి ఆహ్ అంటే మనము ఎలాగా కాన్ఫిడెంట్‌గా తయారయ్యాము అని డ్రెస్ బట్టి కూడా చెప్పొచ్చంటారా?
ఆ విధంగా హ్మ్. హ్మ్. ఆ డిఫరెన్షియేషన్ గూడా ఉండాలి గదా మనకి. అవును. హ్మ్. అవును. హ్మ్. చాలు. హ్మ్. హ్మ్. మనకి మన మనం డ్రెస్ అయిన విధానంలోనే దెలిసిపోతుందండి. మొదటిగా మనం జూసారు అది ఫస్ట్ ఇంప్రెషన్ ఇన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని.